అయితే కెరియర్ ఒక్కసారి మొదలైన తరువాత పని, పని దినాలు, పని వేళలు అనేది కొన్ని కొన్ని సార్లు మన చేతిలో ఉండవు. కొన్ని కొన్ని సార్లు కాదు ఎక్కువ శాతం. ఎందుకంటే మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది. కంపెనీ రూల్స్ ఒకటి ఉంటాయి. ఈ టైమ్‌కి రావాలి, ఇలా పని చేయాలి, ఇది లంచ్ బ్రేకు, ఇది అయిపోద్ ఇలా ఉంటుంది. ఆహ్, ఒకవేళ గనక మీకంటూ మీ ఊహల్లో ఒక వర్క్ డే ఇలా ఉండాలి. ఇలా ఉంటే అద్దిరిపోతుంది అని అనిపిస్తే, దాన్ని ఎలా డిజైన్ జెస్తారు మీరు?
అవునండి. అవునండి. <chuckles> అవునండి. అవును, అవును, అవును. నిజంగా అండి. ఆహ్, అవి ఊహలకే పరిమితం అవుతాయండి. ఆహ్, మనం ఊహించుకోవడం తప్ప మనకు అంటే ఆహ్, మన వర్కు మనకు ప్రెషర్ కావచ్చు, మన టార్గెట్స్ కావచ్చు. ఆహ్, ఎప్పుడు మనం అనుకున్నట్టు వర్క్ డేస్ ఉండవండి. సో ఒకసారి మన చేతుల్లో కంట్రోల్ లేని విషయాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి ఉదయం, మధ్యాహ్నము తర్వాత మధ్యాహ్నం తరువాత మనకటువంటి నెక్స్ట్ ఆహ్, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు. అయితే ముఖ్యంగా మన ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే వర్క్ డే ఎలా ఉండాలంటే ఆహ్, ఉదయాన్నే ఆహ్, మనకి లేసి కొద్దిగ జాగింగ్ జె జాగింగ్ జెసేసి, ఇంటికి ఒచ్చి కాలకృతాలు తీసుకున్న తరువాత, మనకు నచ్చిన పని మన ఇష్టంగా మన సమయం ఆహ్, ప్రకారం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే దానికి తగ్గట్టు మనకు ఆహ్, మనకు ఇన్కమ్ కూడా రావాలి అని అనుకుంటాం.
హ్మ్. అవును. కరెక్ట్. అవునండి.
అంటే ఈ ఈ 9-5 అనేది చాలా మందికి ఈ మధ్యలో ఆహ్, అది ఏదో ఆహ్, నచ్చట్లేదండి. ఆహ్, జీవితమంతా ఉన్న ఒక లైఫ్ నైన్ టు ఫైవ్ నైన్ టు ఫైవ్ నైన్ టు ఫైవ్ నైన్ టు ఫైవ్ ఆహ్, బ బతికినంత సేపు అది ఇంకా రొటీన్ అయిపోయి, కొన్ని కొన్ని సార్లు మనకు ఇష్టం, అంటే మన సృజనా శక్తిని కూడా, ఉన్నప్పటికి కూడా కేవలం డబ్బు గురించే ఆహ్, పని చేస్తూ ఆ వర్క్ డే‌ని బ్యా అలానే డల్‌గా కొనసాగినటువంటి రోజులు ఉన్నాయండి. నిజంగా.
హ్మ్. హ్మ్. <giggles> హ్మ్, హ్మ్.
నా విషయానికి వచ్చేసరికి నేను ఒక టీచర్‌గా వర్కె వర్క్ చేస్తున్నాను అండి. ఇంక మీరు ఇంక మీరు ఊహించండి నా వర్క్ డే ఎలా ఉంటుందో.
ఓకె. ఓకె అవును. హ్మ్.
ఆహ్, మార్నింగ్ ఆహ్, 8-4, 8-4. ఆహ్, తరువాత వచ్చే ఎప్పుడెప్పుడు సండే వస్తుంది అని వెయిట్ చేస్తా ఉంటాం అండి. నిజంగా, అవునండి.
హుహు. హ్మ్. శనివారం కూడా పని దినమే మీకు. వర్కింగ్.
ఆ! శనివారం పూట హాఫ్ డే ఉంటుంది. హాఫ్ డే ఉంటుంది. హాఫ్ డే అయినా ఇంకా ఏం పెద్దగా ఉండదండి మాకు అక్కడ డిఫరెన్స్.
హాఫ్ డే. ఓకె. హుహూహు.
అవునండి.
ఓకె, ఓకె. సో అయితే మీ ఉద్దేశంలో, ఒక రోజు కొంతమంది 8 గంటలు పడతారు. కొంతమంది 9½ గంటలు పడతారు. కొంతమంది 5 రోజులు ఉండి, 2 రోజులు సెలవు ఉంటుంది. అసలు ఒక మనిషి నార్మల్‌గా ఉండే ఒక యావరేజ్ మనిషి సమర్థవంతంగా పని చేయాలంటే రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? వారంలో ఎన్ని రోజులు పని చేయాలి?
అవునండి. అవునండి. అవునండి. అంటే, రోజుకి 8 గంటలు ఆహ్, వర్క్ చేయాలండి నిజంగా. మీరు చెప్పినట్టు. సో, ఆహ్, అంటే వర్క్‌లైఫ్ బ్యాలన్స్ చేసుకోవాల అనుకున్న వాళ్ళు, 8 గంటలు పని, మిగతా సాగవు ఒక 2, 3 గంటలు, కుటుంబానికేటు కేటాయించడం. నిద్రకొక 8 గంటలు. సో, అక్కడితోనే, ఆ డే అంతా <chuckles> అయిపోతుందండి. ఒక్కోసారి అనిపిస్తది, ఆ ఇరవైనాలుర ఆ 24 గంటలు కూడా సరిపోవు. ఓహ్, నాకు తెలిసి మన్ మనిషికి ఆహ్, వారానికి 32-40 గంటలు పని చేస్తే, అది మ్ మంచిగా ఆహ్, వర్క్‌లైఫ్ ఆహ్, వర్క్‌లైఫ్ బ్యాలన్స్, ఎందుకంటే ఇక్కడ వర్క్‌డే ఆహ్, వర్కొక్కటే ఇంపార్టెంట్ కాదండి జీవితంలో. అదీ మనము జీవితంలో ఎదగడానికి మ మన, మన కావల్ కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సిందే, నేను కాదనను. కాకపోతే ఇక్కడేంటంటే, కుటుంబము, పిల్లలు తరువాత పెద్దవాళ్ళు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, మనం సరదాగా కొద్దిగా అంటే, మనం ప్రకృతిని, ప్రకృతిలో కూడా ఎంజాయ్ చేయడము ఇవన్నీ, ఇవన్నీ ఉంటేనే ఒక జీవితమంటారు. దాన్ని ఇంక మార్నింగ్ ఉదయము ఫై 9-5, 9-5, 9-5 చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకనవసరము, ఆహ్, ఒక సినిమా ఎల్లే ఒక సినిమా ఎల్లేసి రావడం, తర్వాత ఇంక ఏం లే! ఇదే వ ఇది వర్క్‌లైఫ్ బ్యాలన్సు నే ఆహ్, మన చే ఇది కాదండి! వర్క్‌లైఫ్ బ్యాలన్స్ నిజంగా చెప్పాలంటే. అవునండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <smacks lips> అవసరాలు. అవును. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. సో, అయితే మీకంటూ, మీరే, ఉదాహరణకి మీరే ఒక కంపెనీ పెట్టారనుకుందాం. మీరు పొద్దున ఆఫీసెన్నింటికి ఓపెన్ జేస్తారు? సాయంత్రం <chuckles> ఎన్నింటికి క్లోజ్ జేస్తారు? ఆహ్, ఈ శని, ఆదివారాలు వర్కుంటుందా? ఉండదా? ఇదొక్కసారి మీరు చెప్పండి.
<laughs> నేనైతే 5 రోజులు ప వర్క్ జేసేసి, శనివారాలు, ఆదివారాలు సెలవిచ్చేస్తానండి. శనివారం కూడా అవసరం లేదింకా. ఆహ్, ఇప్పుడు అంటే సాఫ్ట్‌వేరు ఇవన్నీ అయే, దాదాపు ఇవే పాటిస్తున్నాయనుకుంటా ఇప్పుడు. అయితే ఇంకా ఇప్పుడు కొత్తగ కూడా ఒక చర్చనీయాంశం, శుక్రవారం కూడా ఆహ్, ఇచ్చేస్తే అయిపోతుంది కదనో, పనిదినాలు 3 రోజులు, 4 రోజులు జేసేస్తే అయిపోతుంది. ప అంటే, అది దాని వర్క్ అంటే, ఒకప్పుడు ఆహ్, కొద్దిగా ప్రముఖులు కూడా 18 గంటలు పని చేయాలని ఈ మధ్యలో మీడియాలో చెప్పినట్టున్నారు. 18 గంటలు 20 గంటలు అదే, 18 గంటలు 16 గంటలు పని చేయాలని. అంటే నిజంగా, వాళ్ళ వ్యూలో వాళ్ళున్నటువంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు రైటే, అని నా నాకనిపిస్తుంది. ఎందుకంటే, వాళ్ళు ఆ స్థాయిలో వర్క్ చేసారు కాబట్టి, ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా, ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసినట్టు, కామన్ మ్యాన్ కూడా వర్క్ చేయాలి, వర్క్ ఆ వర్క్‌డే అలానే ఉండాలి, అని ఆ పైవాళ్లు కూడా అంటే, అంటే ఆ గొప్ప వాళ్ళు గూడా అనుకోడము, అది కొద్దిగా కరెక్ట్ కాదని నా అభిప్రాయమండి.
హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. నాలు రోజులు పని, 3 రోజులు సెలవులు. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. చేసుకోగలిగారు. హ్మ్. హ్మ్. హ్మ్. అదే అండీ. 12 గంటలు రోజుకి చొప్పున, వారానికారు రోజులు, వారానికి 72 గంటలు పనిచేయాలి అని, ప్రపోజల్ పెట్టారు 'నారాయణమూర్తి' గారు. హ్మ్.
అవునండి. <chuckles> అవునండి. ఇంక్ ఇ ఇ ఇ ఇంక్ ఆహ్, 'నారాయణమూర్తి' గారు. ఇంకొకరైతే ఆహ్, భార్యతో ఎందుకు స్పెండ్ జేసారు. సాటర్‌డే‌లు, సండేలు కూడా రండి అని ఓహ్! ఆహ్, ఒక పెద్దాయన అన్నారు. ఆహ్, అప్పుడు చాలా విమర్శలొచ్చాయండి నిజంగా.
అన్నారు. అవును. అవును. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. అయితే ఇంకొకటి అండి దీంట్లో నాకు అనుమానం, అనుమానం కాదు నా దృక్పథం ఏంటంటే ఆహ్, ఇప్పుడు అందరు ఒకేలాంటి వేగంతో పని చేయరు. ఒక పని ఒకతను గంటల్లో పూర్తి చేస్తే, మరొకరు 3 గంటలు తీసుకోవచ్చు, మరొకరు అర్ధగంటలో పని పూర్తి చేయొచ్చు. అంటే సమర్థతను బట్టి, ఫోకస్‌ని బట్టి, వాళ్ళ ఆరోగ్య స్థితి, వయస్సుని బట్టి మారుతూ ఉంటుంది పనిగంటలు గూడా. మరి అందరికీ ఒకటే లాంటి పని గంటలు పెట్టటం ఆహ్, సమంజసమేనా లేదా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా?
అవును. ఆ! మీరు కరెక్ట్‌ చెప్పారండి అవును. అవును అవును, అవునండి. మారుతూ ఉంటుంది. అవును. అంటే అది ఆహ్, మనం చూస్ చేసుకున్న ప్రొఫెషన్‌ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు చూడండి హ్మ్, ఒక టీచర్‌గా, నేను టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. అక్కడ టీచర్ అంద టీచర్ అంటే టీచర్ ఇంక. సో వాళ్ళ సమర్ధత ఆ ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా అందరూ ఈక్వల్‌గా వర్క్ చేయాల్సింది. ఇప్పుడు చూడండి, ఈ ఉంది ఇప్పుడు ఆహ్, ఇప్పుడు క్వెషన్ పేపర్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టిన తరువాత అందరికి 4 రోజుల్లో పే పేప్ ఆన్సర్ షీట్స్ అన్ని కరెక్ట్ చేయాలి అని అంటారు. అందరికి సేమ్ సమయమే. ఎక్కువ కాదు, తక్కువ కాదు సమర్ధత అంటూ అక్కడ ఆహ్, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, చేయాల్సిందే. అయితే మీరు అన్నట్టు టెక్నికల్‌గా, టెక్నికల్ ఫీల్డ్‌లో ఏదైనా ప్రొడక్ట్ రూపొందించినప్పుడు, అక్కడ వేరే ఉంటుందండి మరి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఆహ్, ఇలాంటి టెక్నికల్ దాంట్లో కొద్దిగా వేరే ఉంటుంది. అంటే అది ప్రొఫెషన్ బట్టి ఉంటుందండి. సో అంట్ అట్లా చూసుకుంటే ఎన్నో రకాల ప్రొఫెషన్లు అది ఏది కరెక్ట్ అనేది మనం ఒకసారి అంచనా వేయలేం కూడా. ఇప్పుడు ప్రొఫెషన్ బట్టి, ఒక ప్రొఫెషన్‌కి ఆహ్, కొద్దిగా బాగా వర్క్ చేసి ఆహ్, క్రియేటివ్ ఉన్నవాళ్లకి కొత్ తొందరగా అవ్వచ్చు. ఆహ్, కొద్దిగా చేయలేని వాళ్ళకి కొద్ది సమయం ఎక్కువ పట్టొచ్చు. అదంతా మనం చూస్ చేసుకున్న ప్రొఫెషన్, మనం ఎక్కడ వర్క్ చేస్తాం దాన్ని బట్టి ఉంటుంది.
హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. ఈక్వల్‌గా ఉండాలి. అవునండి టీచింగ్ ఫీల్డ్‌లో ఇలాంటివి ఉండవు. కరెక్టె. హ్మ్. హ్మ్. అవును. హ్మ్, హ్మ్. అవును అవును. హ్మ్. వేయలేం కూడా. అవును. హ్మ్. హుహు. ఓకె, ఓకె. అవునండి. ఆహ్, అయితే కొంతమందేంటంటే, అంటే, కొన్ని కొన్ని సంస్థల్లో ఆహ్, అది మీడియా కావచ్చు లేకపోతే కొన్ని ఆహ్, మీరన్నట్టు టెక్ కంపెనీలో ఏంటంటే ఆహ్, మించిపోతాయి తొమ్మిది పది పన్నెండు గంటలు. అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ డెడ్‌లైన్ ఉంది అననుకుంటే ఇంకా, పని వేళలో చూడటం అనేది మానేయాలి. ఇంకా వాచ్ చూటం <giggles> మానేయాలి. ఈ
అవునండి. అవునండి. అవునండి. అమ్మో! 9 పదులు అవునండి. చూడటం. మానేయాలి. అంటే నేను స్వయంగా నేను దగ్గరుండి కూడా చూసానండి కొద్దిగా మా బంధువుల్లో కుడా, బంధువులకు కాదు స్వయంగా మా బావగారిని చూసాను. ఆయన ఆఫీస్ నుండి పదిక పదికెళ్తారు. మళ్ళి ఇవెనింగ్ 4:00, 4:30, 5:00 కల్లా వచ్చేస్తారు. రాత్రి మళ్ళీ కొద్దిగా 1 అవర్, 2 అవర్స్ రెస్ట్ తీసుకొని రాత్రి ఒంటి గంట వరకు వర్క్ చేస్తారండి. ఆ! అది డెడ్‌లైన్స్ ఉంటాయి. నేనన్నాను. ఒకసారి మా చెల్లితో, ఇది ఏం జాబు ఇది ఒక ప పేరుకే డబ్బులు వస్తాయి కానీ అసల యా వర్క్ లైఫ్ బ్యాలన్సే లేదు. అంటే అట్ 24 ఇంటు 7.
హుహు. హుహు. హుహు. హ్మ్. హ్మ్. అవును. ఆహ్, కానీ అంతంత సేపు పని చేస్తే ఏకాగ్రత ఎలా ఉంటుంది? పని మీద ఎఫెక్ట్ పడదా అది?
ఏకాగ్రత కాదు. ఆ పని ఒకరోజు ఆ పని చేసొచ్చాక ఆహ్, ఏమైందంటే పడుకొని ఆహ్, మార్నింగ్ పడుకున్నాడు. ఆహ్, తర్వాత ఏదో బ్రష్ చేసుకొని లేసి వచ్చిన తర్వాత ఆ మంచం మీద ఇట్లా కూలిపోయాడన్నమాట. ఆహ్, స సడన్‌గా. అప్పుడప్పుడే నేను ఉన్నాను కాబట్టి ఆరోజు అదృష్టం వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. అంటే ఈ మధ్యాహ్నం సమయంలో జరిగిందన్నమాట. సో, వెళ్ళిన తర్వాత కొద్దిగా డాక్టర్ దగ్గర చూయించడంతో, మీరు ఎక్కువ పని చేస్తున్నట్టున్నారు. చాలా మైండ్‌కు అది వర్క్, వర్క్ లోడు మరీ అంత టు మచ్‌గా కూడా వర్క్ చేయకూడదు. అంటే ఇంకా కొన్ని, కొన్ని సార్లు మనం అవతల వాళ్ళకి కూడా ఏం చెప్పలేం డాక్టర్స్ కూడా. ఈ డెడ్‌లైన్స్ మన జాబు సెక్యూరిటీ అసలే జాబ్‌లు ఎప్పుడు తీసేస్తారో. నిజంగా ఒక సీనియర్ ఇప్పుడు చాలా వరకు సీనియర్స్ అని కూడా చూడట్లేదు. ఇప్పుడు కొత్త కొత్త రక్తం వచ్చేస్తే పాత వాళ్ళు ఎంత సీనియర్ ఉన్న తీసేస్తున్నారు.
ఆ! హ్మ్. అయ్యయ్యో! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంతే కదా! <chuckles> తెలీట్లేదు. హ్మ్. అవునండి. అవునండి. తీస్ ఇంకా నిజం చెప్పాలంటే సీనియర్‌లకి జీతాలు ఎక్కువ కాబట్టి, ముందు వాళ్ళ వైపే టార్గెట్ వెళ్తుంది. కరెక్ట్. హ్మ్.
వాళ్ళ వైపే టార్గెట్ ఉంటుంది. సో, మా బావగారు ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండడంతో ఆల్ ఆల్‌మోస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్స్ తీయడంతో కొద్దిగా ఆహ్, స్ట్రెస్ ఎక్కువయిపోయిందన్నమాట. మా బావగారు స్వయంగా చెప్పారు నాకు. మా జాబ్‌లు ఎప్పుడు ఉంటాయో ఇంకా నేను కూడా ఒక 1, 2 ఇయర్స్ ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ చేయలేను. ఏదైనా చిన్న బిజినెస్ పెట్ పెట్టుకుంటాను. ఇప్పుడున్న, ఇప్పుడున్న ఎర్న్ చేసిన అమౌంట్‌తో. ఇది చేయలేము ఇంకా ఆహ్, అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వర్క్‌లోడ్ ఉంటుందో వర్క్ లైఫ్ బ్యాలన్స్ చేసుకోలేక ఈ వర్క్‌ డే ఎలా ఉండాలి అంటే, మనకంటే వాళ్ళకెక్కువ తెలుసు. ఇప్పుడు ఈ అనుభవంతో ఎలా ఉండాలి వర్క్ డే అంటేవాళ్ళు బాగా చెప్తారండి నిజంగా. <giggles> అవును.
హ్మ్. స్ట్రెస్స్. హ్మ్. హ్మ్. అది. <giggles> హ్మ్. హ్మ్. ఓకె. ఉంటుంది. హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్ కరెక్ట్. ఇక పని చేసే చోటు ఆహ్, కొన్ని, కొన్ని చోట్ల ఒకొక్క చోట ఒకొక్కలా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆహ్, ఆఫీస్‌లోనే ఆహ్, ఏమంటారు క్యాంటీన్‌లు, కూల్ డ్రింక్‌లు వాళ్ళకి కావాల్సినవన్నీ సౌకర్యాలు, ఆహ్, ఏంటంటే వ్ ఆడుకోవడానికి బ్యాడ్మింటను, టేబుల్ టెన్నిసు ఇలాంటివి కూడా పెడతారు. ఆ! కొన్ని, కొన్ని చోట్ల ఏంటంటే చాలా కంజెస్టెడ్‌గా చిన్న చిన్న వాటిలో, ఏది ఎక్కువ ఆహ్, ప్రొడక్టివిటీని ఏది ఎక్కువ సమర్ధవంతంగా పనిచేసే వాతావరణాన్నిస్తుంది.
అవునండి. బ్యాడ్మింటన్ గేమ్స్ కూడా ఉంటున్నాయి కదండీ! గేమ్స్ కూడా. ప్రొడక్టివిటీ ఏంటంటే ముఖ్యంగా ఈ సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి హెల్త్ ఈస్ ఇంపార్టెంట్ అండి అక్కడ. సో, ఆ టీసు తరువాత క్యాంటీన్ గడిపే సమయం కంటే ఒక అరగంట సేపు ఆహ్, మనం కొద్దిగా అక్కడ మన జిమ్‌లో గాని ఏదైనా, ఆహ్, ఇలా ఇలాంటివి వర్క్ చేస్తే కొద్దిగా ప్రొడక్టివిటీ పెంచుతుంది. ఎందుకంటే మన మైండ్, బాడీ ఎప్పుడైతే షార్ప్ ఉంటాయో మన ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. ఆ! అయితే ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద కంపెనీలయితే ఇవన్నీ మీరు చెప్పింది అఫోర్డ్ చేయగలుగుతాయి. కొన్ని స్టార్ట్‌అప్ కంపెనీలు కొన్ని చిన్న చిన్న కంపెనీలు...
ఖచ్చితంగా. అయ్ ఆయి స్టార్ట్‌అప్ కంప్లెయింట్ చేయలేం అండి నిజంగా. అవును.
చేయలేవు. అలాంటప్పుడు మనం ఎ ఎక్కువ పని జేస్తున్న మనం అంటే, మనం అంటే మనం కాదు పనిచేస్తున్న వాళ్ళు. సో వాళ్ళు ఎలా వాళ్ళ గురించి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
అవును. వాళ్ళు వ్యక్తిగతంగా అంటే, ఇప్పుడు స్టార్ట్‌అప్ కంపెనీస్ అంటేనే గ్రోత్, గ్రోత్ టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మనము స్టార్ట్‌అప్ నుండి నెక్స్ట్ బిలియన్ డాలర్ అదే కంపెనీ ఎదగాలి అని, ఉన్నప్పుడు ఆహ్, అక్కడ ఇదే అండి వచ్చిన ప్రాబ్లమ్. ఆ టార్గెట్స్‌లో హెల్త్ కూడా మర్చిపోతున్నారు ఇంకా. టార్గెట్స్ రీచ్ అవ్వాలి. అయితే నాకు తెలిసి ఇప్పుడు ఆహ్, వాళ్ళు చేసే పని ఆహ్, విభజించుకోవచ్చు. ఈ పై ఇప్పుడు, ఒక పెద్ద టాస్క్ ఉంటుంది. ఆ దాన్ని విభజించుకొని ఎవరు వాళ్ళ సమయంలో చేస్తే అయిపోతుంది ఆహ్, అయిపోతుంది అని నా అభిప్రాయం.
హ్మ్. అవును, అవును, అవును. హ్మ్. హుహు. కరెక్ట్ అండి. కరెక్ట్. చాలా బాగా జెప్పారండి. మీ అనుభవాన్ని సొంత ఆహ్, ఎక్స్పీరియన్స్‌ని అంతా రంగరించి చాలా లోతుగా విశ్లేషించి జెప్పారు దీని గురించి. ఆహ్, ఓ సాధారణ వర్క్ డే ఎలా ఉండాలి అనే దాని గురించి. మీతో మాట్లాడటం చాలా అ ఆనందంగా, అర్ధవంతంగా ఉందండి. ధన్యవాదాలు అండి.
అవునండి. అవునండి. <giggles> అవునండి. నాక్కూడా అండి. ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు.